ఇప్పుడున్న కాలంలోవేన్నీ, లేదంటే పిల్లలకి వాళ్ళ అమ్మా, నాన్న ప్రేమంటే ఏంటో తెలియట్లేదండి. అంటే, వాళ్ళు జాబులుకెళ్ళిపోడం గానీ, వర్కులో బిజీ అవ్వడం గానీ, అలాగుండిపోతన్నారు. అలాగా అలాగా మీరైతే, మీ అమ్మానాన్నల ప్రేమ వ్యక్తీకరణంగా మీకు ఎలా గుర్తుందండి మీకైతే? మాతో పంచుకోగలరండి కొద్దిగేమన్నా?
ఆ! తప్పకుండానండి. అసలూ సాధారణంగా ప్రతీ తల్లీ, తండ్రికి పిల్లల మీదేమో ప్రేమ అన్నది ఉంటుందండి. అయితే ఆ! చిన్నతనంలోనే తల్లిదండ్రులకి, పిల్లల మీద ప్రేమ లేనటువంటి ఏ తల్లి, తండ్రి అనే వాళ్ళు ఉండరు. ఇక్కడా మీకూ ఒక ఓ, చిన్న ఉదాహరణ జెప్తాను.
అహా! అండి. చెప్పండి. అవునండి. కంపల్సరీగా. అవును. ఆ! చెప్పండి. చెప్పండి.
మనకేంటంటే
ఆ!
పెళ్ళిలోని ఏ తండ్రయినా సరే, తన కూతురికిచ్చేటువంటి అతి ముఖ్యమైనటువంటి గిఫ్ట్ ఆ! అదేవిటంటే, ఒక పెళ్ళికొడుకుని తెచ్చి భర్తగా అనమాట ఇవ్వటం. హ్మ్. అది పెద్ద గిఫ్టు. ఏ తండ్రయినా సరే, కుమార్తెకు ఇచ్చినటువంటి పెద్ద గిఫ్టు. ఆహ్, తర్వాతన ఒక ఆడపిల్లకి జీవితంలోని అతి పెద్ద బహుమతేంటంటే, భర్త రూపంలోనే. ఒక వరుడు అనమాట భర్త రూపంలోనే రావటం. ఆ! ఎందుకోసవంటే, ఇక్కడా ముఖ్యమైన విషయం గమనించాల్సింది, బాగా చూసుకోవడం, అ అవన్నీనేంటంటే, అదీ తల్లి, తండ్రినేమో ఒచ్చి ఆలోచిస్తారు. సంబంధం ఏదైనా చెయ్యాలంటే, ఇవాళ, రేపుటి రోజుల్లోను ప్రతి ఒక్కళ్ళునేమో ఒచ్చి ప్రేమలు అంటారు. ఆ! చిన్నప్పుడు నుంచి, ఆ తెలిసి తెలియని ఆ! జ్ఞానం.
ఆ! అండి. ఓకే. ఆ! అదండి. అంటే అతను ఆ! అండి. నిజమండి. అంటే, ఒక మంచి వరుడు తనని బా చూసుకోవాలి అని అదే విధంగా. ఆ! అండి. ఆ! అవునండి. నిజమే. ప్రేమలంటన్నారూ. అవునండి. నేను చూశానండి చాలా మంది నాఫ్ స్నేహితుల్లో కూడా చాలా మందిని చూశాను. డివోర్స్ కూడా తీసుకుంటున్నారు వెంట వెంటనే, మళ్ళీ అదేంటో.
ఆ! ఆ! ఇలా ఇవాళ ప్రేమలో పడతారు. ఏది 10థ్ క్లాసు నుంచి, ఎయిత్ క్లాసు నుంచి. <sniffs> హ్మ్, మాకు తెలిసిన ఒక అమ్మాయేమోచ్చీ, మూడో క్లాసులోనేమో జ ఒగ ఒగగ్ క్లాస్‌మేటున్నాడు. మూడో క్లాసులో ఇద్దరు చదువుకున్నారటా, అది పెద్దయిన తర్వాతనేమో ఒచ్చి, వాళ్ళతోటి ప్రేమ అని చెప్పి వెళ్ళిపోయింది. ఇంక తల్లి-దండ్రి, ఎ వాళ్ళ తాలూకా ఇది ఏమి అక్కర్లేదు. హ్మ్. సో, అలాగుంటారనమాట. అయితే, వాళ్ళూ తాలూకా ఇప్పుడు తల్లి-దండ్రి చూశారంటే, అటువైపు-ఇటువైపు, మంచి-చెడ్డ, ఆ! ఆ పిల్లాడు తాలూకా, ఆ! వాళ్ళ కుటుంబవని, వాళ్ళ తాలూకా మిగిలిన వాళ్ళు, వాళ్ళతోటి ఎలా ఉంటారు? ఆ! రేపు పొద్దునేమో ఈ పిల్లనేమో, ఆ ఇంట్లోకి పంపిస్తే సుఖంగా ఉంటుందా? ఆ! ఇవన్నీ ఆలోచిస్తారు వాళ్ళు. మరి అంతలాగనమాట ప్రేమించీ, ఒక 20 ఏళ్ళ పాటేమో ఒచ్చీ, ఆ పిల్లనేమో ఒచ్చీ, ప ఆహ్, తల్లిదండ్రినేమో ప్రేమతోటి అనమాట పెంచి, హ్మ్, పెళ్లి జేసి అత్తవారింటికి పంపిస్తారంటే ఉద్దేశవేంటి? 100 ఏళ్ళ జీవితం సుఖంగా ఉంటుందనే. అదే కదా! అందు గురించి చేస్తారనమాట. అయితే, ఇప్పుడు భార్యాభర్తలునుండుంటే, తొందర తొందరగానేమో ఆహ్, ఇదయిపోతన్నారు, అటాచ్‌మెంట్లు అవి ఇవి, తర్వాత పెళ్ళి చేసుకుంటారు. ఇప్పుడు ఉన్నటువంటి <sniffs> ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో, 3 రోజులయ్యేసరికల్లానేంటంటే, ఇక్కడేమీ ఆ! మనకి సుఖం లేదు, ఆ పాత ఫ్రెండే సుఖం. ఇప్పుడు పరిచయాలన్నీ చూడండి. ఇప్పుడూ 25 ఏళ్ళు వరుకూనేంటంటే, అలాగా కాలేజీలు, స్కూళ్లు, కో-ఎడ్యుకేషన్‌లు, తర్వాతనింక ఆఫీసులు. ఇవన్నీనుండడంతో రకరకాల వాళ్ళ మీదనేమో ఆహ్, ఇవన్నీ ఉంటాయనమాట. అది ప్రభావాలు చూపిస్తుంటాయి. టెక్నాలజీ ప్రభావం అదే. చాలామంది అలాగే ఉంటుంటారు.
అవునండి. <giggles> అవునండి. ఆ! అండి. మూడో క్లాస్‌లోనా? వామ్మో! ఓకే. <laughs> అయ్యో! అదేలేండి. అన్నీ చూస్తారు గదండీ. అదే అండి. ఒకసారి పెళ్లి చేస్తన్నారంటే, మొత్తం ఇరువైపులా తన గురించి గానీ అవునండి. అవునండి. అదే కదండీ. సుఖంగుండాలి, సంతోషంగుండాలని. అంతే అండి. అవునండీ. అవును. రిలేషనల్లోని. ఆ! అదే అండి. ఉళ్ళు. ఆ! అండి. అవునవును. నిజమే అండీ. అవునులోండి. ఇప్పుడున్న జనరేషన్‌లో ఉన్నా మొత్తం అన్ టెక్నాలజీ‌ గానీ, జనరేషన్ జ జన్‌రెడ్డనేది అంతే అండి మొత్తం అంతా.
అయితే, మాచ్ ఆ! జన్‌జెడ్డు అంతాను అలాగే తయారవుతూ ఉంది. అయితే, ఆ రోజుల్లోని అలా ఉండేవి కాదు. తల్లిదండ్రినేమో, పిల్లలనేమో చాలా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు. మెయినేంటంటే, ఏ తండ్రయినా సరే, తన పిల్లలకేమో మంచి భవిష్యత్తు అందించాలని చెప్పి ఆలోచిస్తారు. అలాగే, మా నాన్నగారు, ఆయనేమో చదువుకోకపోయినా సరే, అంటే ఎలిమెంటరీ స్కూల్ ఎడ్యుకేషన్ ఆ రోజుల్లో. హ్మ్, ఆ ఎలిమెంటరీ స్కూల్లో ఎడ్యుకే ఆహ్, అంటే, ఇప్పుడూ యాహ్, దాదాపుగానుప్పుడు నా వయస్సే ఇప్పుడు 75 సంవత్సరాలనుకోండి. <sniffs> మరీ మా మా ఫాదరెప్పుడు పుట్టారు? 1922లో పుట్టారు. <sniffs> హ్మ్, ఆయనేమో 19 ఆహ్, ఆహ్, నైన్టీన్ నైన్టీ నైన్‌లోనేమో ఆయన గతించారు. <sniffs> అయితే, ఆహ్, అప్పట్లోనే అంటే, నాక్ దాదాపుగా నేను పుట్టింది 1951‌లో గదా! మరి అప్పుట్లో ఉన్న పరిస్థితుల్లోనేను, ఆ 1951కు ముందేమో వచ్చి, ఎక్కడా పల్లెటూర్లో స్కూల్లు అవి ఉండీవి కాదు. అ అంతక ముందూ వాళ్ళ చిన్నప్పుడేంటంటే, స్కూల్ ఎడ్యుకేషన్ కూడా కాదు. అంటే, గవర్నమెంట్ స్కూల్సు అవన్నీ ఉండీవి కాదు. వాళ్ళకున్నదొకటే. ఏమిటంటే అది, 'పెద్ద బాలశిక్ష' అని ఒకటుండేది. అది చదివుతే పూర్తిగానేంటంటే, వాళ్ళకి తెలుగు క్షుణ్ణంగా
అంతే కదండీ. ఆ! అండీ. ఆ! అండి. ఆ! ఓకే. ఎలా ఉండేదండి? ఆ! అండీ. వామ్మో! అంటే అప్పట్లో యుద్ధ కాలంలో ఉన్నట్టున్నారు అప్పుట్లో. యాహ్! ఓకే. ఆ! అండి. అవునండి. నిజమే. ఆ! అంటే, ఒ ఏంటండీ? ఓకే. ఓకే అండీ. మా అమ్మమ్మ అదే అండి మా అమ్మమ్మ గారు చెప్తుంటారు, 'పెద్ద బాలశిక్ష' అని పెద్ద ఏదో ఉంటదంట గదండీ బుక్కు ఏదో?
<giggles> ఆ! అంటే, ఆ పెద్ద బాలశిక్షంటే, అందులోపలా తెలుగుంటుంది. హ్మ్, తెలుగూ ఆ అక్షరాలు, తర్వాత పదాలు, ఆహ్, తర్వాతనేంటంటే, తెలుగూ అంతా మనకేమో ఇంచుమించు గ్రామటికల్‌గా తెలుగు అన్నది మాట్లాడడం, రాయడం అన్ని వస్తాయి. ఇంక రెండోది లో లోకజ్ఞానం 'పెద్దబాలశిక్ష'లో ఉండేవేంటియి జెప్తాను. <sniffs> లోకజ్ఞానం కలుగజేయడానికి సంవత్సరాలు, తెలుగు సంవత్సరాలు. మనకి ఇంగ్లీష్ సంవత్సరాలేమో అంకెలు. కాబట్టి, దానికేమీ పెద్ద గుర్తుపెట్టుకో అక్కర్లేదు. తెలుగు సంవత్సరాలేమో ఒచ్చి అన్ని పేర్లుంటాయి. 60 సంవత్సరాలు అంటే, ప్రభవ్ ఆబ్ వాటి పేర్లిలాగే ప్రభవ, విభవ హ్మ్, అలాగనమాట. అక్షయ అనేది ఆఖరిది. హ్మ్, ఆహ్, అదీ మరీ ఈ 60 సంవత్సరాలూనేంటంటే, అప్పట్లోనే 60 సంవత్సరాలు ఎందుకు పెట్టారంటే, 60 సంవత్సరాల తర్వాత మళ్ళీ అవే రిపీటవుతాయి. దాంతోటీ ఎవరైనా సరే, ఏ సంవత్సరంలో పుట్టారో, 60 సంవత్సరాలయ్యేసరికల్లా మళ్ళీ ఆ సంవత్సరం తిరిగి వస్తుందనమాట.
అవునండి. ఓకే. ఇంక తెలుగు గురించి మొత్తవంత దాంట్లోనే ఉంటదండీ? ఆ! చెప్పండి. ఆ! అవునండి. అదే అండి. అంటే, ఎలాగండి పేర్లంటే? అంటే, సంస్కృతంలో ఉంటదా, లేదంటే తెలుగూ పద్ధతిలోనా? ఓకే. ఓకే. ఆ! ఓకే అండి. ఆ! అండి. ఓకే. ఆ! ఓకె అంటే మళ్ళీ తిరిగొస్తది ఆ సంవత్సరం. అంటే 60 ఏళ్ళు గు గడిచాక మొత్తానికి.
ఆ! 60 ఏళ్ళు నిండిన తర్వాతన ఇప్పుడు నేను ప్రభవ సంవత్సరం, ప్రభవ నామ సంవత్సరంలో పుట్టాన్నేను. <sniffs> నాకు 60 సంవత్సరాలు పూర్తయ్యి 60 ఒకటో సంవత్సరం తిరిగింది అంటే మళ్ళీ ప్రభవ నామ సంవత్సరం వస్తుంది. అందుగురించి షష్టిపూర్తి అన్నది, ఆ ఆనవాయితీ ఏమో వచ్చి ఇలా వచ్చిందనమాట. అంటే మనం అ
ఓకె అండి. ఆ! అండి. ఓకె. ఓకె. షష్టి పూర్తి అంటారు సినిమా నేనెప్పుడు డైరెక్ట్‌గా <chuckles> చూడలేదండి. కాకపోతే సినిమాలో చూసాను షష్టి పూర్తి అంటే ఓకె ఈ విధంగానే వస్తదా!
ఆ! అ! ఆ! ఆ! ఇప్పుడు ఉదాహరణకి నా, నా పుట్టిన సంవత్సరం ఏమో తెలుగు సంవత్సరాల ప్రకారం <sniffs> ప్రభవనామ సంవత్సరం అనుకుందాం. ప్రభవ, విభవ, ప్రజోత్పతి, బ్రహ్మొజ్యోతి ఏవో అలాగ అన్నీ అక్షయ అన్ని ఉంటాయి. <sniffs> హ్మ్. సో, ఆ రుదరోద్గారి, రక్తాక్షి, అక్షయ అని కొ కొన్ని, కొన్ని పేర్లు ఇంకా అలా ఉంటాయి 60 పేర్లు చిన్నప్పుడు చదువుకున్నప్పుడు, ఈ 60 పేర్లు నేమో చదివి బట్టి పట్టి అప్పజెప్పేవాళ్ళం. <sniffs> హ్మ్. అది పెద్ద బాలశిక్షలో ఉంటుంది. ఇప్పుడు ఇవాళ రేపటి రోజుల్లో ఈ తెలుగు సంవత్సరాల పేర్లు తెలీవు. షష్టిపూర్తి అంటే సినిమాల్లో చూపిస్తారు, <sniffs> వాళ్ళు కూడా ఆ కాన్సెప్ట్ ఏంటి అనేది ఎవరికీ చెప్పరు సినిమాల్లో కూడా బహుశా వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు.
ఆ! అండి. అవును. అదే అండి. ఓకె. అవునండి. నిజమే. ఆ! అండి. అదే అండి. ఎప్పుడు గమనించం షష్టిపూర్తి అనేవారు గాని ఎప్పుడు చేస్తారూ అంటే ఏ విద ఎ ఏ వయసొచ్చాక చేయాలి ఇలాంటి ఏం చెప్పరండీ. షష్టిపూర్తి చెయ్యాలి అంటారు అయ్యే విన్నాను.
వయస్సంటే ఆహ్, వాళ్ళు మళ్ళీ అదే జ్ వాళ్ళు పుట్టిన ఏ సంవత్సరం, తెలుగు సంవత్సరంలో పుట్టారో అదే సంవత్సరంమో మళ్ళీ రిపీట్ అవుతుంది కదా! అక్కడి నుంచి మొదలవుతుంది మళ్ళీ. అందు గురించి ఏ ఆద్ ఆ!
ఆ! అండి. అంటే ఇప్పుడు డౌటండి నాకోసారి. ఏంటంటే ఇప్పుడు మన తెలుగు స్టేట్స్‌లో చేస్తున్నారు సరే. మిగతా స్టేట్స్‌లో కూడా ఈ ఆచారం గాని ఏమైనా ఉందా? అంటే నార్త్ సైడ్ గాని మన సౌత్ కిందగ్గాని ఓన్లీ తెలుగు స్టేట్స్‌లోనే ఉందా?
అంటే ఈ ఇంగ్లీష్ మానం అంటే నేంటంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత అది అడాప్ట్ చేస్తున్నాం. <sniffs> కానీ, అంతకుముందేమో వచ్చి తమిళ్ న్యూ ఇయర్స్ వాళ్ళవన్నీ వాళ్ళకున్నాయి వాళ్ళకీ ఇలాగే. అప్పుడేంటంటే పూర్వం చంద్రమానం అని ఉంది. ఆ చంద్రమానం అనేది ఫాలో అవుతాం మనం. <sniffs> ఈ సంవత్సరాలు గాని ఋతువులు గానీ ఆహ్, అ అంటే ఇప్పుడు చంద్రుడు చంద్రుడు తాలూకా వృద్ధి క్షేయలను బట్టి పదిహేను రోజులు 15 రోలు, <sniffs> 15 రోలు పక్షం అంటాం. అంటే 2 పక్షాలేమో వచ్చి 30 రోజులైతే ఒక నెల. హ్మ్ సాధారణంగా తెలుగు సంవత్సరంలో 30 రోజులుంటాయి. తెలుగు నెలలోని <sniffs> హ్మ్. ఇంగ్లీష్ సంవత్సరంలోలాగా ఒక నెల 31, ఒక నెలేమో 29, ఒక నెల 30 ఇలాగ ఆడదిడ్డంగా ఉండి అన్నీ కలిపి మదింపు చేసుకొని 360 రోజులు 65 ఇలాగనమాట కాకండాను తెలుగు సంవత్సరం అంతా ఖచ్చితంగా ఉంటుంది. <sniffs> కానీ దీంట్లోనే 30 రోజులే ఫిక్స్డ్ హ్మ్. అయితే, 30 రోజులు అయితేను సంవత్సరానికి 360 రోజులు కదా! మూడు వందల అరవై ఆరు రోజులుంటుంది. ఆహ్, కొన్ని లీప్ సంవత్సరాలు అనేసంటాం. మరీ ఇలాగ ఆ! లీప్ సంవత్సరం అది ఉంటుంది. మరి వాటిని యడ్జస్ట్ చేయడానికి ఏమవుతుందంటేను రెండేళ్లకోసారి, మూడేళ్లకోసారి <sniffs> అధికమాసం అని వస్తుందండి తెలుగులోని. ఆ అధికమాసం అంటే ఓక, ఒక నెల ఎక్స్‌ట్రా ఉంటుందనమాట. <sniffs> ఎందుకంటే హిందూ ఆహ్, ఒక నెల. ఎందుకంటే 300 మనకి ఇంగ్లీషు వాళ్ళ లెక్కకును, మన తెలుక్కిను <sniffs> మనకి ము ముప్పై రోజులు ఇంటూ 12 అంటే 360 రోజులే ఉంటుంది సంవత్సరానికి. ఇక్కడ తెలుగులోని. కానీ, తె ఇంగ్లీష్ సంవత్సరంలో 365 రోజులు ఆహ్, ప్లస్ ఆహ్, ఆహ్, ఆ! ఇంకొక మూడు వందల అరవై ఆరు రోజులుంటుంది లీప్ ఇయర్‌లో. సో, ఇలా వెళ్తూంటేనేమో ఒక నాలుగైదేళ్ళకోసారి మన ఈ ఎక్సస్ ఏదైతే ఉందో 5 రోజులు 6 రోజులు, అవేమో ఇక్కడ యడ్జస్ట్ చేయడానికి ఒక అధికమాసం అని చెప్పి మధ్యలో పెడుతూ ఉంటారు నాలుగేళ్ళకోసారి, ఐదేళ్ళకోసారి. ఆహ్, అదెడ్జస్ట్ చేసి, అప్పుడు ఇంగ్లీషు సంవత్సరం ఇదినేమో వచ్చి దానికి దీనికి బ్యాలెన్స్ కరెక్ట్‌గా ఉంటుందనమాట. <sniffs> సరే ఇవన్నీని ఇవన్నీ మా చిన్నతనంలోనేమో, మా మా నాన్నగారేమో ఈ పెద్ద బాలశిక్ష చదివేవాళ్ళు. అందులో <sniffs> సంవత్సరాలు, ఋతువులు, నెలలు ఆహ్, ఈ నెలల పేర్లు, వారాలు హ్మ్. వీటన్నిటికీ పేర్లుంటాయి చిన్నప్పుడేమో మా చేతన అవన్నీ బట్టి పట్టించేవాళ్ళు. తర్వాత, మా చే మా చేతనేంటంటే మంచి స్కూల్ చేర్పించి అంటే వాళ్ళు చదువుకోకపోయినా, <sniffs> మమ్మల్నేమో హైయస్ట్ ఎడ్యుకేషన్ అదీ చదివింపించారు. పిల్లలందరినీనూ మా మాతోటి చూడండి ఆహ్, మా పెద్దన్నేమో
అదే అండి. ఇంప్లిమెంట్ చినప్పుడు. ఓకె. ఆహా! ఆ! ఆ! అండి. ఓకె. అందరికి ఒకటేనండదీ? ఓకె. అవునండి. అవును. అవును. ఓకె. ఆ! అవునండి. ఇరవై ఎనిమిది. ఆ! అలా పెట్టారండి. అంటే ఒకటే నెల ఉంటాదండి 30న 30 రోజులని. ఓకె. బావుంది. అవును. ఆహా! అవునండి. ఫిబ్రవరి లీప్ సంవత్సరం అలాంట్ అదే డేట్ వస్తా ఉంటది. హ్మ్. ఆ! అండి. అధిక మాసమా? ఓకె. ఒక నెల. ఓకె. అవును. అవునండి. 360 రోజులే. అవును. పాయింట్ ఫైవ్ డేస్ అని ఉంటది. 0.5 డే అవునండి. అవును. ఆ! ఓకె. అంటే యడ్జస్ట్ చేయడానికీ ఈ మాత్రం ఒక అధిక ఓకె. ఓకె. అలా బ్యాలెన్స్ చేసారా! ఆ! చెప్పండి. హ్మ్. అబ్బా! <chuckles> బావుందండి. ఆ! అవును. ఓకె. అంటే మీ తోటి వారిని మొత్తమంతా!
ఆ! మా కుటుంబం అందరిని ఎడ్యుకేషనల్‌గా అనమాట బాగా డెవలప్ చేసి చదివింపించి, <sniffs> మరి ప్రేమ వ్యక్తీకరణ అంటే అదే. పిల్లలేంటంటే ఊరికనే ముద్దులాడితే అయిపోలేదు. ఎవరైనా సరే ఆ! వాళ్ళ భవిష్యత్తు పిల్లలు మనం పిల్లలు మనం రోజు ముద్దులాడేసి, ఎత్తుకుని తిప్పేసి అది బ తండ్రిగా బాధ్యతేంటంటే పిల్లల్నేంటంటే వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దాలి. <sniffs> అంటే వాళ్ళనిప్పుడు నన్ను నేనేమో హైయెస్ట్ క్వాలిఫికేషను. మాస్టర్స్ డిగ్రీ దాకానేమో చదివించారు నన్ను. <sniffs> ఆ మాస్టర్ డిగ్రీ అయిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత ఆ పైన నేను చదువుకున్నాను మళ్ళీ పీహెచ్‌డీ అదినూ. <sniffs> అదేనేమో ఆ! ఆ తర్వాత జాబొచ్చిన తర్వాత నా ఖర్చులతో నేను. అంటే నన్ను అంతవరకునేమో తను హాస్టల్‌లో పెట్టి ఎన్ని కష్టాలు పడ్డారో మనకు తెలీదూ. <sniffs> మొత్తానికి హాస్టల్‌లో పెట్టి మరి డబ్బులేమో, నెల, నెల కట్టి అవన్నీనూ ఆ రోజుల్లోనే చేశారంటే <sniffs> 1970 ఆ ప్రాంతంలో అరవైలు డెబ్బైల్లోని అయి గ్రే ఆ! గ్రేట్ కదా! అప్పుడు చదువుకున్న వాళ్ళెక్కువ, ఎక్కువ మంది ఉండేవాళ్ళు కాదు. <sniffs> మరి నా తర్వాత్తమ్ముడినేమో డిఫెన్స్‌లోనాఫీసర్‌ని చేయించారు. <sniffs> అంటే ఆహ్, మిలిటరీ స్కూల్లోనే. ఆ! మా తమ్ముడుని కోరుకొండ సైనిక్ స్కూల్ ఉంది కదా! అందులోనేమో చదివింపించి, <sniffs> వాడేమో డిఫెన్స్ మ్యారొ ఆహ్, నావిలోనే బ లెఫ్ట్‌నెంట్ కమాండరో ఏదో పొజిషన్‌లో రిటైరయ్యాడనమాట. <sniffs> మరంత అంటే డైరెక్ట్ నేషనల్ డిఫెన్స్. ఆహ్, మరి ఇవన్నీ చేయించారు
అబ్బా! అదే అండి. వాళ్ళు చూపించేది, అంటే వాళ్ళు అదే కదండీ! వాళ్ళ భవిష్యత్తు బావుండాలనే గదండీ! ఎప్పుడు గూడా. భవిష్యత్తరాలది రాయాలనే గదా! అవునండి. అవునండి. అబ్బో! బావుందండి. అంటే మీరు సొంతంగా మీరు చదువుకున్నారా? అదేలేండి ఇంకా. ఆహా! వామ్మో! అప్పట్లో అలాగే చేసారంటే చాలా గ్రేట్ అండి అసలూ! చాలా గొప్ప అది. అదే అండి. ఓకె. ఆహ్, మీ తమ్ముడు గారినాండి! ఆ! వామ్మో! అబ్బా! బావుందండి. అవ్ చాలా గ్రేట్ అండి. ప్రౌడ్‌నెస్ అసలు చాలా ప్రౌడ్ అది. మీ కుటుంబ మీ నాన్నగారికి గాని అదే కదండీ!
కాబట్టి అదీ, ప్రేమ అనేసంటే ప్రేమ అన్నది మామూలుగా వ్యక్తిగతగా ఎక్స్‌ప్రెషన్ కాదు. ఇవన్నీనేమో ప్రె ప్రేమను వ్యక్తీకరించడంలోనే ఉన్నటువంటి పద్ధతులు. నువ్వు నిజంగా చూడండి. ఆ మధ్యనేమో ఒక యడ్వర్టైజ్‌మెంట్ ఉండేది. ఏది ప్రెస్టీజ్ ప్రెషర్ కుక్కర్ గురించి యడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చేవాళ్ళు. ఏవని ఇచ్చేవాళ్ళు! మీకు గుర్తుండే ఉంటుంది. ఆహ్, శ్రీమతిని ప్రేమించేవాళ్ళు పెర్ ప్రెస్టీజ్‌ని ఎలా కాదంటారు అని. హ్మ్. అంటే <chuckles>
అవునులేండి. నిజమే అండి. ఏంటండి? ఆహా! అండి. ఆ! చెప్పండొకసారీ ఓకె. ఆ! చూసేవాన్నండి. మా చానెల్ పైనే యడ్వర్టైజ్‌మెంట్ వచ్చేది ప్రతి సినిమా చూసినప్పుడు తర్వాత ఆ!
ఆ యడ్వర్టైజ్‌మెంట్ ఏంటి చూడండి అందులోనే నిగూఢమైనటువంటి అర్థం ఏంటి మామూలు ప్రెషర్ కుక్కర్లేవైనా అయితే పొరపాటున పేలిపోయి యాక్సిడెంట్ జరిగి శ్రీమతి ప్రాణం పోవచ్చు. ఎందుకంటే వంటింట్లోనే ఆ కుక్కర్లు వాడేది వాళ్ళే ఆడవాళ్ళు. మరి అలాంటప్పుడు ఆ శ్రీమతిని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళు ప్రెస్టీజ్ కుక్కర్నేమో కాదనరు. హ్మ్. అంటే ప్రెస్టీజ్ కుక్కర్‌ని తెచ్చి పెడతారు. అంటే ఏంటి ప్రెస్టీజ్ కుక్కరు సేఫ్టీకేమో మారు పేరని వాళ్ళ తాలుకా ప్రచారం. హ్మ్. సో, అంటే అందులో ఫీచర్స్ ఉంటాయని అలాగా ప్రేమ వ్యక్తీకరించడం అనేసంటే, వాళ్ళని మనం ప్రేమించే వాళ్ళని వృద్ధిలోకి తీసుకురావడం. వాళ్ళకి పిల్లలకేమో మంచి మంచి చదువులు చెప్పించడం, వాళ్ళనేమో జీవితంలో బాగా స్థిరపడేటట్టు చేయడం. అలాగనేంటంటే అంటే ఈ ఈ ప్రేమకి అందరూ ఇప్పుడు వాళ్ళు చూపించరా అంటే, ఇప్పుడు వాళ్ళు పిల్లలనేమో వచ్చి ఒక లక్షలు, లక్షలు ఆహ్, ఫీజులు అన్నీ కట్టి ప్రైవేట్ స్కూల్‌లో చదివించి, వాళ్ళెన్నో శ్యాక్రిఫైస్‌లు చేసి, <sniffs> హ్మ్. పిల్లలనేమో జేస్తారు, అమెరికా పంపిస్తారు, అప్పులు జేసి అమెరికా పంపించి ఇవన్నీ జేస్తున్నారంటే, తల్లిదండ్రుల ప్రేమే. అది. ఇలాగా ఉంటుందండి. అమ్మా నాన్నల ప్రేమనేది వ్యక్తీకరణ ఈ విధంగా ఉండాలి.
అదే అండి. ఆ! ప్రమాదం. పోవచ్చండదే ఆపదలో ఉంటది. వాళ్ళే. అవునండి. ఆ! అండి. నిజమే అండి. <chuckles> అదే అర్థమైంది. అదే అండి ఎందుకొ ఎంత ఖర్ సేఫ్టి. అదే అండి. ఓకె. అవును. అవునండి. ఖర్చు పట్టి జాయిన్ చేస్తారు. అదే కదండీ! ఆ! అండి. హ్మ్. అదే కదండీ! ఆ! నిజమే అండి. అది మాత్రం. అంటే మీరు చెప్పిందేంటంటే, వాళ్ళకి భవిష్యత్తు కనేది ఒక మంచి దారనేది పునాది నుంచే మనం వెయ్యాలంటున్నారు. అంతే కదండీ!
ఆ! ఏర్పరచాలనమాట. అదే నిజమైన ప్రేమ.
అది కూడా అది గొప్ప ప్రేమ. అదే అండి. అదే అండి. అసలూ మీరు చెప్పే విధానం గాని అసలు అమ్మానాన్నల ప్రేమ వ్యక్తీకరణ అసలు ఎలాగుంటుందో అసల కళ్ళకద్ది నాకు ఇలా కళ్ళ ముందు ఊహించుకుంటున్నట్టుందండి మీరు చెప్పే విధానం అసలు చాలా అంటే చాలా బావుందండి. మీ అమ్మానాన్నలు ఎలా చేశారో ఏంటో అసలు, మొత్తం చాలా బాగా అంటే చాలా బాగా వివరించారండి మీరసలు. మీతో మాట్లాడడం అయితే చాలా సంతోషకరంగా ఉందండి నాకు.
అవునండి. అందరూ, అందరూ తల్లిదండ్రులు అలాగే ఉంటే అసలు పిల్లలందరూ నేంటి, వాళ్ళ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. అది. వాళ్ళ తాలూకా ఇది ఉండాలి. అవునండి.
చాలా అంటే అదండి. చాలా అంటే చాలా బావుంటది. నిజమండి. మీతో మాట్లాడడం అసలు చాలా సంతోషకరంగా ఉందండి. మళ్ళీ మాట్లాడుకుందావండి మనం కంపల్సరీగా. ధన్యవాదాలండి. ధన్యవాదాలు.
తప్పకుండానండి, ధన్యవాదాలండి.